ప్రతి మనిషి కొన్ని హద్దులనేవి పెట్టుకుంటారు. ఆహ్, వాళ్ళ హద్దుల్లో వ ఆహ్, కొంతమంది వాళ్ళ హద్దులు దాటితే ఒక్కొక్కలాగా బిహేవ్ చే ఆహ్, ఒక్కొక్కలాగా తీసుకుంటారు. ఎవరైనా మీరు పెట్టుకున్న హద్దులు దాటితే మీరెలా వాటిని చూస్తారు? అదేమైనా కొంచెం పంచుకోగలుగుతారా?
అవునండి. ఇప్పుడు మనమంటూ మనకొక బౌండరీస్ పెట్టుకుంటాం. మనకంటే ఏ మనిషైనా మనల్ని ఎంతవరకు మనతో మాట్లాడాలి అంటే ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటాయి. అంటే అమ్మతో ఒక రకమైన బౌండరీస్ ఉంటాయి. నాన్నతో ఒకలాగుంటాయి ఫ్రెండ్స్‌తో ఒకలాగుంటాయి. సిబ్లింగ్స్‌తో ఒకలాగుంటాయి. ఎవరైనా మన మనం పెట్టిన వాళ్ళకి ఇంతవరకే మనకి మన లైఫ్‌లో ఎంట్రీ ఇంత వరకే ఉంటుంది అని లిమిట్ పెట్టిన తరువాత, దాన్ని దాటి రావటం అనేది వాళ్ళకి జస్ట్ చాలా కామన్‌గా అనిపిస్తది. ఏమైందిప్పుడు? అన్నట్టు. కానీ, ఈ ఎవరైతే ఈ ఎఫెక్ట్ అవుతున్న పర్సన్‌కి తెలుస్తది అదెంత వరకు తన లైఫ్‌లో ఇంపాక్ట్ అవుతుంది ఇలా వాళ్ళ బౌండరీస్‌ని క్రాస్ చేయటం అనేది.
ఆప్ ఓ అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. హ్మ్. అవును.
ఇలాంటి సమయాల్లో ఏంటంటే
అవునవును. ఆహ్, అనుభవించే వాళ్ళకే ఆ బాధ ఏంటి తెలుస్తుంది.
అవునండి. అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే కన్వే చేయటం.
హ్మ్. హ్మ్. ఓకే.
మనకేదన్నా ప్రాబ్లముంటే కన్వే చేయకలగాలి. నాకిది ప్రాబ్లమ్ అవును.
మనలోనే మదన పడకుండా నాకిది, నాకి ఇబ్బందుంది. అని మనం ముందే చెప్పాలంటారు.
ఆ! ముందే చెప్పాలి. ఎదుటి వ్యక్తికి నీ వల్ల నాకీ ప్రాబ్లమొస్తుంది అని కన్వే చేయగలగాలి. లేకపోతే చాలా ప్రాబ్లమయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు వన్స్ వాళ్ళు ఒక బౌండరీ క్రాస్ చేసినప్పుడు, మనం వాళ్ళని క్యషన్ చేయకపోతే తర్వాత వేరే
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! వాళ్ళింకా అదే అలవాటు చేసుకుంటారు.
ఆ! వేరే ఏదన్నా క్రాస్ చేసేయొచ్చు అనుకుంటారు. అంటే ఫస్ట్ వాళ్ళు బౌండరీ క్రాస్ చేస్తన్నప్పుడు మనము రిస్ట్రిక్ట్ చేయలేదంటే, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోవట్లే. మన బౌండరీస్‌కి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా బౌండరీ‌స్‌కని వాళ్ళకి సిగ్నలిస్తున్నట్టే.
అవును. అవును. అవును. కరెక్ట్‌గా జెప్పారు.
అదండి.
సో వాళ్ళింకా ప్రతి దానికి అయిన దానికి కానీ దానికి ఆహ్, అందులో వేలు పెట్టడము, నా ఏదొకటి స ఆహ్, ఆహ్, సలహాలివ్వడము. అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంక మనం ఏమనుకుంటామో పట్టించుకోకుండా.
అవును. అంటెప్పుడు అవును. ఇప్పుడూ ఒకటి ఎగ్జాంపుల్‌గా ఏం జెప్పాలంటే, ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ మన ఆఫీస్‌లో అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేదు. తీయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు. మనం ఒక్కసారి ఒక పర్సనల్ ఇన్‌ఫ‌ర్‌మేషన్ వాళ్ళతో షేర్ చేసుకున్నాము, వాళ్ళొకేళడిగితే నీకెందుకు అని అనకండా మనం చెప్పామంటే, రేపొద్దున ఏ పర్సనల్ ఇన్‌ఫర్‌మేషనైనా అడుగుతారు.
అవును. అవును. అవును. అవును. అవును. అవును. ఇంకా కొంచెము బాధగా ఉండగానే, "ఆ ఏమైంది? మీ ఇంట్లో గొడవనా?" ఇంకా అట్లా స్టార్ట్ జేసేస్తారు. వాళ్ళకేం తెలీకపోయినా, మనమెందుకు బాధగా ఉన్నామో ఎందుకు డల్‌గా ఉన్నామో వాళ్ళకనవసరం. వాళ్ళే ఒకటనేసుకొని మన మీద రుద్దేస్తారు.
అవును. అంతే అండి. అది జరుగుతుంది. కాబట్టి, ఎప్పుడైనా సరే 'మొక్కై వ్రంగనిది మానై వంగున' అంటారు కదా! అది మొక్కగా ఉన్నప్పుడే దాన్ని కట్ చేయాలి.
హ్మ్. హ్మ్. అవును. అవును.
అప్పుడు పెద్ద పెద్ద వాటికి కూడా ఓకే. అమ్మో! వి ఈళ్ళు తన విషయాలు నేను మాట్లాడితే తనెప్పుడు సీరియస్ అవుతది. మాట్లాడనివ్వదు. నాకెందుకులే తన పనేదో తను చూసుకుంటుంది. నాకేందు నాకేం అవసరం అనుకుంటారు.
సరిగ్గా చెప్పారు. అవును. హ్మ్. అవును. మొదట ఆహ్, మీకెక్కువ శాతం ఎలాంటి వాళ్ళు ఇలాంటి ఉల్లంఘన చేస్తూ చేస్తారని మీకనిపిస్తుంది?
ఎక్కువ మన రిలేటివ్స్ ఎక్కువ జేస్తారండి.
ఫ్రెండ్సా లేకపోతే బంధువులా? ఓకే. హుహు.
ఇది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నాకెన్ని మార్క్స్ ఒచ్చినాయి అనేది ఆళ్ళకనవసరం.
అవును. అవును.
అది వాళ్ళు వాళ్ళు తెలుసుకొని గూడా చేసే పనేం ఉండదు.
అవును. ఇంకా ఆనందబడతారు. ఒకవేళ తక్కువొస్తే, బాగా అయిందిలే. <chuckles> హ్మ్.
పోనీ తెలుసుకున్నాక ఆ! తెలు ఆ! తక్కువొచ్చినీయని ఆనందపడతారు. అలాంటి వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి అడిగారనుకోండి నీకెన్ని మార్క్సొచ్చినియంటే, ఆ! బానే ఒచ్చినియి. నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్‌లో ఒచ్చిందనుకోండి. ఇప్పుడు డిస్టింక్షనొచ్చిందనుకోండి. డిస్టింక్షనొచ్చిందని జెప్తే ఇన్నొచ్చినియని జెప్పను.
ఆహా! ఆ! ఓకే. హుహుహు.
ఫస్ట్ క్లాసొస్తే, ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాను. ఓకే. బానే ఉంది. ఇన్ని మార్క్సున్నాయని చె మనం చెప్పడం మొదలు పెడితే ఏంటంటే, ప్రతిసారి చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ప్రతీది మనకు తక్కువొచ్చినా చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మనకు ఎక్కువొచ్చినా చెప్పాలని ఎక్స్‌పెక్ట్ చెప్పకపోతే మళ్ళీ ఫీలవుతారు.
ఓకే. ఓకే. ఆ! అవును. ఇంక చెప్ చెప్పిన దర్వాత గూడా ఆ ఒక్క మార్క్ ఎక్క బొ ఎక్కడ బోయింది? ఇదెందుకు తక్కువొచ్చింది? ఇంకా అవి గూడా స్టార్ట్ చేస్తారు.
అవును. కాబట్టి నేనెప్పుడు జెప్పినా ఇప్పుడు ఆహ్, జాబ్ విషయమే జాబొచ్చింది అంటే జాబొచ్చిందనే జెప్తాను. ఇంత సాలరీ‌తో జాబొచ్చింది ఇలా ఒచ్చి ఈ కంపెనీలో ఒచ్చింది ఏది జెప్పను. జాబొచ్చిందా అంటే ఒచ్చింది అంతే. అది తెలుసుకోవాల్సినవసరం వాళ్ళకి లేదు. తెలుసుకొని పెద్ద సాధించేది వాళ్ళ జీవితంలో ఉపయోగపడే ఇన్‌ఫర్‌మేషన్ కాదది. ఆ బౌండరీ పెట్టగలిగితే చాలా బావుంటుంది. రేపొద్దునేమన్నా
హ్మ్. అవును. అవును. హ్మ్. <smacks lips> ఓకే. హుహుహు. అవును. అవును. ఏ వాళ్ళొకవేళ తెలుసుకున్నా అదేం పెద్ద కంపెనీ గాదు. అట్లా మాట్లాడుతారు తప్ప మంచి పని మంచిదయింది. అట్లా మనము మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మందున్నారు.
ఆ! అండ్ ఇంకొకటి. ఆ ఇన్‌ఫర్‌మేషన్‌తో వాళ్ళేమి చేసేసే అంత పెద్ద పనేముండదు. ఆళ్ళకా ఇన్‌ఫర్‌మేషన్ తెలీక ఆళ్ళ రూట్ నడుస్తది.
అవును. అవును. అవును. హ్మ్.
అది. ఆ! అది ఆ బౌండరీ అనేది మనమిప్పటి నుంచే ఆ బౌండరీ సెట్ చేసి, అమ్మో! ఎందుకులే ఆహ్, ఏదో చెప్పిందంటే చెప్పుద్ది అంతే దాన్ని ఇన్‌ఫర్మేషన్ అడగడం వేస్ట్ అనుకుంటారు. కొంతమందెలా ఉంటారంటే, మనమిలా చిన్నగా కదిపితే మొత్తం ఇన్‌ఫర్మేషన్ షేర్ జేస్తామని, జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం కదుపుతారు మనల్ని.
ఆ! ఆ! అవును. అవును.
అలా కదపకండా ఉంటారు. రిజర్వుడ్‌గా మాట్లాడాలి ఎన్ ఎవరికీ ఎంత ఇన్‌ఫర్మేషన్ చెప్పాలో అంత ఇన్‌ఫర్మేషనే చెప్పాలి. అలాగ
అవును. అనవసరంగా చెప్పిన వాళ్ళు దాన్ని ఎ ఏం చేస్తారో గూడా తెలీదు. <smacks lips> వాళ్ళకి అనవసరంగా మనము ఎక్కువ ఇచ్చినట్టు ఉంటు ఎక్కువ ఇన్‌ఫర్మేషను, అదె ఎక్కువ ఇ మాట్లాడడానికిచ్చినట్టుంటుంది. కొంతమంది ఆహ్, మంచిగా మాట్లాడకుండా ఎంత సేపు మన వెనకాల మాట్లాడే వాళ్ళకి మనమెక్కువ ఇ ఆహ్, ఇచ్చామనుకోండి అగ్నిలో ఆద్యం పోసినట్టే. <chuckles>
అవును. అవును. అవును. నిజమేనండి. చాలా చక్కగా జెప్పారు.
ఇంకా ఎప్పుడైనా ఆహ్, మీరు ఒక మనిషి దగ్గర చాలా ఆహ్, అంటే ఆహ్, ఇలా నియమాలు ఆహ్, ఉల్లంఘించడానికి సరిహద్దులేం పెట్టకుండా ఉన్నప్పుడు. మీరేమైనా కొంచెము బాగా షేర్ చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
ఆ! ఉన్నారండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకాముంది. ఇంకా మా మదర్. ఇద్దరిది ఆహ్, మొత్తం అన్నీ ఏ బౌండరీస్ లేకుండా షేర్ జె అంటే బౌండరీస్ అంటే, ఈళ్ళకి కొంచెం లిమిట్ ఉంటుంది. అంటే నే ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలంటే అండి మనముంటాము, మన చుట్టూ ఒక సర్కిల్ ఉంటది. మన కాళ్ళ దగ్గరే అనుకోండి బౌండరీస్ అంటే. అంటే అది మనకి సంబంధించినదే మనం ఒక్కళ్ళమే తెలుసుకోవాల్సిన విషయం మన పర్సనల్. మనకి తప్ప వేరే ఎవ్వరికీ తెలియకపోయింది. దాని తర్వాత కొంచెం క్లోజ్ సర్కిల్ ఉంటది. అక్కడ ఇంకొటి నా మా మదర్ మ నా బెస్ట్ ఫ్రెండ్. దాని తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఒక ప్రతి ఒక్కళ్ళకి లిమిట్ ఎంత తెలుసుకోవాలి నా గురించనేది.
హుహుహు. ఆ! అవును. అవును. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అంటే ఆహ్, వీళ్ళతో మనం మాట్లాడి అంటే ఇలాంటి మనుషులు మీరు ఇప్పుడు ఎ ఎవరైతే చెప్పారో, మీ స్నేహితురాలు ఇంకా మీ అమ్మగారు. వాళ్ళతోటి మీరింకా ఏదైనా మాట్లాడగలుగుతారు. ఇట్లా అంకు ఇలా ఒచ్చింది. నేనిందులో ఇలా చే చేరాలి అనుకుంటున్నాను. అంటే వ వాళ్ళతో మీరు మంచి చెడు గూడా కూర్చొని మాట్లాడగలుగుతారు.
అలా ఉంటుందన్ ఆ! మాట్లాడగలుగుతాను. పంచుకోగలుగుతాను ఖచ్చితంగా.
హ్మ్. హ్మ్.
అది. అది ఎప్పుడైనా సరే అది చాలా అవసరం పంచుకోవడానికి గానియండి, ఆహ్, అది తెలియచేయడానికి కానియండి. అది చాలా అవసరమనమాట.
అవును. అవును. హ్మ్. అవును.
అది. అదైతే ఖచ్చితంగా చేస్తాను.
హ్మ్. ఆ! ఇంకా చిన్నప్పుడేమైనా మీ స్నేహితులు కానీ, లేదంటే మీ ఆహ్, మీకు ఆహ్, అవసరం లేని వాళ్ళెవరైనా ఇట్లా ఆహ్, మీరు తీసుకున్న అంటే ఎప్పటి నుంచి ఇట్లా సరిహద్దులు పెట్టుకోవడం స్టార్ట్ చేసారు మీరు?
ఆ! అసలే చిన్నప్పటినుంచి సరిహద్దులున్నాయా అంటే, లేవని జెప్పొచ్చు. చిన్నప్పుడసలు మనకేది తెలీదు, ఏమీ తెలీదు. అన్నీ పని చేసుకుంటాం అందరితో. అంటే ఒక ఏజొచ్చిన తర్వాత, మనకు లైఫ్‌లో జరిగే ఎక్స్‌పీరియెన్స్‌స్, మనల్ని అదర్స్ ట్రీట్ చేసే విధానము, ఆర్ మనకున్న మెచ్యూరిటీతో ఏంటంటే, ఓకే. ఎంతమందికి, ఎంత, ఎలా చెప్పాలనేది తెలుస్తుంది.
అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును.
కొంతమందేంటంటే, బీబీసీ ఛానెల్‌లా ఉంటారు. ఇ ఇంత ఇన్‌ఫర్మేషన్ తెలిస్తే అందరికి చెప్పేసేలాగా. ఓకే. వాళ్ళకేంతవరకు ఇన్‌ఫర్మేషన్ చెప్పాలి? ఏదికి చెప్తే కరెక్ట్? ఏది చెప్తే తప్పు? వాళ్ళకి అంటే మనకేంటంటే ఇలా ఇన్‌ఫర్మేషన్ ఎక్కువగా చెప్పేసినా సరే దిష్టి తగులుతుందన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి
అవును. అవునవును. అవునవును. అనవసరంగా ఎక్కువ చెప్పిన కొంతమంది ఎప్పుడు మంచిగా తీసుకోరు కాబట్టి, ఇప్పుడు ఆ వాట్సాప్ స్టేటస్ గూడా నేను గూడా మీలాగనే అనవ ఇది వరకు ఎక్కువ స్టేటసులు పెట్టేదాన్ని. అసలీ మధ్య పెట్టడమే ఆపేసాను. ఎందుకు అనవసరంగా చాలా మందికి ఇట్లా ఆహ్, బ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తున్నా అన అన్నట్టు.
ఆ! అవును. అంటే మనకేంటంటే, మన మనల్ని చూసి ఒక్క నిమిషం బాధపడినా అది మనకేదో ఒక నెగెటివ్ ఎఫెక్ట్ ఒస్తది.
అవును. అవును.
ఆళేంత మంచోళ్ళయినా ఒక నిమిషం అరే! మేమలా లేమే, మాకు అలా రాలేదే, మాకలా జరగలేదే అని వాళ్ళు ఒక్క నిమిషం బాధపడి తర్వాత మన గురించి ఆనందపడిన ఆ బాధ మనకు ఏదో విధంగా నెగెటివ్ ఎఫెక్ట్ అనిపిస్తది.
అవును. హ్మ్. అవునవును. సరిగ్గా చెప్పారు.
కాబట్టి ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ షేరింగప్పుడు ఆ బౌండరీస్ పెట్టాలి. ఏవ్ ఇలాంటివి ఎక్కువగా అందరితో పనిచేసుకుంటారు మనకి జస్ట్ ఇప్పుడు వాళ్ళ కోసమనే జెప్తామనుకోండి, వాళ్ళ వరకే ఉంచుకోకుండా వాళ్ళకి తెలిసినోళ్ళందరికి కూడా చెప చెప్తారు కదా! అలాంటి వాళ్ళకైతే ఫుల్ అసల మాక్సిమం ఓన్లీ మినిమమ్ అమౌంట్ ఆఫ్ నా గురించి ఎంత తెలియాలో అంత వరకే ఉంచుతాను వాళ్ళని.
హ్మ్. అవును. అవును. ఓకే. కొంతమంది ఇట్లా మీరు ఇట్లా సరిహద్దులు పెట్టుకున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు ఇంకా ఇం ఇంకొక అడుగు వెన ముందుకేసి ఆహ్, ఇంకా ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి అట్లా ముందుకొస్తారు. అట్లాంటి వాళ్ళని మీరేట్లా ఆహ్, మంచిగా ఆపుతారు? అంటే వాళ్ళు నొచ్చుకోకుండా లేదంటే మీ మీరు కూడా ఇబ్బంది పడకుండా ఎట్లా వాళ్ళని ఆపేస్తారు?
అవును. అంటే మన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే అండి ఎదుటివాడు నొచ్చుకోకండా ఉండాలి. అంటే ఇప్పుడు వాడు క్రాస్ చేయడం వల్ల మనం నొచ్చుకుంటున్నాము. కానీ అది ఎదుటివాడికి నొచ్చుకోకండా ఎలా చెప్పాలనే ఆలోచిస్తాము. అదీ ఆ నేను మాక్సిమం చేయకుండా ఉండడానికి ట్రై జేస్తాను, హార్ష్‌గా‌నే జేప్తాను. నా బౌండరీస్ ఇవి. నీకనవసరము నువ్వు అడగాల్సిన అవసరం లేదు నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదని క్లియర్‌గానే కొట్టినట్టే చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి కొట్టినట్టు జెప్తే తర్వాత మళ్ళీ అబ్బా! ఇళ్ళతో మనకెందుకనుకుంటారు గానీ రారు మళ్ళీ దాటడానికి. అదే మనం ఎంత స్వీట్‌గా చెప్తే వాడికంత సమ్మగా ఉంటది నిజంగా, ఏ వాడిని ఏడిపించడానికి.
అవును. అవును. అవును. హ్మ్. హుహుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. అవును. హ్మ్.
కాబట్టి నిజం కొంచెం కటువుగా ఉన్న గట్టిగానే చెప్పాలి ఇట్లాంటి విషయాలు. అంటే కొన్ని ఇప్పుడు ఏదన్నా మనకి ఏద్ పని ఏదైనా అడిగారనుకోండి మనం చేయలేకపోతున్నాం పొలైట్‌గా సారీ కుదరదు నో అని చెప్పినా అది బావుంటది. ఇట్లాగా వాళ్ళకి తెలిసి కూడా వాళ్ళ లిమిట్ ఇదే అని తెలిసి కూడా దాటి ఒచ్చి మన బౌండరీస్ దాటుతున్నప్పుడు, కొట్టినట్టు చెప్పాలి నీకెందుకు నీకెందుకు అవసరం నీకు ఏమన్నా పనా ఇన్ఫర్మేషన్‌తో నీకేంటి అవసరం అని అన్నామనుకోండి ఆడికి మొహం ‌చెల్లదు.
ఓకే. ఆ! ఓకే. ఆహా! హ్మ్. హ్మ్. ఆ! మళ్ళీ వా వాళ్ళడగరు మనల్ని.
ఆ! మొహం చెల్లదు నిజంగానే. చెల్లక మళ్ళీ ఒచ్చి అడగలేరు.
హ్మ్. అవునవును.
ఇంకొకసారి వేరేదేదైనా అడగాలంటే చినపుచ్చుకుంటారు.
అవునవును.
ఆళ్ళ లిమిట్ ఏంటి? వాళ్ళ బౌండరీ ఏంటి? వాళ్ళ ఆ! వాళ్ళ గేంటి వాళ్ళకేంత ప్రయారిటీ ఇస్తున్నామనేది ఒక ఐడియా ఉంటది. ఆ ప్రయారిటీ బట్టి నడుచుకుంటారు. ఓకే. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పకపోయినా పర్లేదు.
అవును. హ్మ్. హ్మ్. వాళ్ళ హద్దుల్లో వాళుంటే సరిపోతుంది.
అది. అది కూడా రెడీ ఉండాలి. ఆ! సరిపోతుంది.
అవును. మీరు ఎలా మీ సరిహద్దులు పెట్టుకుంటారు? ఎలాగా వేరే వాళ్ళు మిం మీ సరిహద్దులు ఉల్లంఘించకుండా చూసుకుంటారు? అనేది చాలా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడటం నాకు చాలా బా అనిపిస్తుంది ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.